2000లో పుట్టిన వాళ్ళయినా, 1980లో పుట్టిన వాళ్ళయినా, 70లు 80లు 50లు ఎంత పాతకు వెళ్ళినా సరే, ఇప్పుడిది ఏముందిరా! మా రోజుల్లో అయితే <smacks lips> ఆహా! అంటారు. అది <chuckles> అది కామన్ అందరికీ. సో, ఎందుకు ఆ ర్ వాళ్ళ రోజులు వాళ్ళ నోస్టాల్జియా అంత బాగుంటుంది, మీ నోస్టాల్జియా అంటే మీ చిన్నతనం, మీ పాత రోజులు ఎలా ఉండేవి చెప్తారా?
హ్మ్. <chuckles> నిజం. నిజం. నిజమండి. హ్మ్. అంటే ఏదైనా కూడా మెమరీస్ అండి. ఎప్పుడైనా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయంటే, పాతకాలం బ్యూటిఫుల్‌గానే అనిపిస్తది. నాకైతే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయండి. అంటే, వెనకటి రోజుల్లో చూసుకుంటే కనక, అందరూ కలిసి పండగలు జేసుకోవడం దగ్గర నుండి, ఫంక్షన్‌లు జేసుకోవడం దగ్గర నుండి, ఏదైనా చెయ్యాలంటే కూడా, నేనున్నా! అని ఒకళ్ళు సాయానికి రావడం కానివ్వండి, ఒక ఫంక్షన్ జేయాలంటే ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నాకూడా, అదొక బెరుకు, భయమనేది ఉంటది. కానీ పాత కాలంలో మనుషులు ఉండేవాళ్ళు పక్కన. "ఓకే. నేను చేస్తా పదా! నేను ఈ పని నేను చూసుకుంటా! ఈ పని నేను చూసుకుంటా!" అని చెప్పేసి కలిసి, ఆహ్, వాళ్ళ ఫంక్షన్, వీళ్ళ ఫంక్షన్ అని కాకుండా, మన ఫంక్షన్ అన్నట్టుగా జేసుకునేవాళ్ళు. ఏదైనా సరే. ఇంట్లో పండగ అయినా సరే. ఇప్పుడు మా ఊర్లో
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. చేసుకునేవాళ్ళు. అవును. అందుకే అవి అలా గుర్తుండిపోతాయి మనకి ఎంత కాలమైనా. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్‌లకి ఇచ్చేస్తే అంత ఉండదు దాంట్లో. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. ఆ!
అలా గుర్తుండిపోతాయి. ఇప్పు ఆ! అది అంత ఉండదు కదా! అంత కిక్ ఉండదు. ఇప్పుడు ఒక ఫ ఆహ్, ఒక పండగే జరుగుతదండి మాకు. ప్రతి సంవత్సరం వేసవి సెలవల్లో. ఆహ్, పండగ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఆ పండక్కి పొద్దున్నే అందరూ వచ్చేవాళ్ళు. ఆహ్, అంటే ముందు రోజే వచ్చేవాళ్ళు. ముందు రోజే గాకుండా పొద్దు, పొద్దున్నే నాలుగింటికల్లా ఊరిలో దిగేవాళ్ళు కూడా ఉ ఉండేవాళ్ళు. అంటే, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని పొద్దున్నే లేచి వచ్చి, ఈ రోజుల్లో ఏంటంటే ఉద్యోగాలు జేసి వచ్చాం, అంత పొద్దున్నే ఎక్కడికెళ్తాం? ఫంక్షన్ టైమ్‌కి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఉండేవాళ్ళు గూడా ఈ రోజుల్లో ఉన్నారు. కానీ, అప్పట్లో పొద్దు, పొద్దున్నే 4:00కే హడావిడి అనేది స్టార్ట్ అయిపోతది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. తీసుకునేవాళ్ళు. అవును. హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. అవును. హ్మ్. హ్మ్.
అ ఆ! అప్పుడు లేవ లేవ బుద్ధి కాని వాళ్ళైనా సరే లేసి హుషారుగా అందరితో పిల్లలతో మేమైతే పిల్లలతో చక్కగా ఆడుకునేవాళ్ళం. అందరూ వస్తూ ఉంటారు కాబట్టి, పిల్లలందరూ ఉంటారు కాబట్టి, ఇగ మమ్మల్ని అడ్డు, ఆహ్, అదుపు అనేది ఉండదిగ. మమ్మల్ని పట్టే వాళ్ళే ఉండరిగ. ఇగ ఆ! చక్కగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అందరూ కలిసి చక్కగా వంటలు జేసి చేసేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి చేసినందు‌కొ ఏమో గాని, ఆ వంటలకి అంత రుచి వచ్చేది.
హుహు. హుహు. ఉండదు. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్.

కరెక్టే. అండ్ మన మనవేంటంటే మన డిమాండ్లు గూడా అమ్మా, నాన్న ఆ స్థోమతను బట్టే ఉండేవి. మనం దాన్ని తెలుసుకొనే భయం భయంగానే అడుగుతాం కొన్ని. అవును. అవును. అసలు. హ్మ్.
అవును. అవును. అంతకుమించి ఉండేవి కావు. కరెక్ట్‌గా చెప్పారండి. డిమాండ్లు గూడా ఆలోచించే అడిగేవాళ్ళం. వాళ్ళ శక్తికి సరిపోతుందా, ఇవ్వగలరా అని, ఇవ్వగలిగేదైతేనే అడిగేవాళ్ళం.
హ్మ్. హ్మ్. అవును. అది కూడా వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చే ప్రసక్తే లేదు. మనం అడగగా అడగగా ఆహ్, ఎప్పుడో ఇప్పుడు ఒక సైకిలు కావాలన్నా కూడా ఒక ఈ ఇప్పుడు మొదలు పెడితే అది 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత ఇంటికొచ్చేది. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు. ఆ! ఏదైనా ఒకా, ఒక సందర్భంలో మీరు భయపడో లేకపోతే ఆహ్, ఇంట్లో తెలియకుండా ఏదైనా పని చేసో, తిట్లు తినటం గానీ లేకపోతే మీరే ఛీ! ఛీ! ఎందుకిలా చేశాను ఇంకెప్పుడు జేయకూడదు ఇలాంటి పనులు అని అనుకున్నారా? మీరేవ్
ఆ! అవును. అవునండి. అవును. ఆ! అట్లేమీ అవ్వలేదండి. కాకపోతే నాకు చిన్నప్పుడు కొంచెం మార్క్స్ తక్కువొచ్చేవి. కానీ మా పేరెంట్స్ ఏం అనేవాళ్ళు గాదు. ఈ రోజుల్లో లెక్క ఎందుకు వెంటబడి వెంటబడి చేసేవాళ్ళు, అట్లేమీ ఉండేది గాదు. ఆహ్, తనే పికప్ అవుతుందిలే అని నాకొంచెం టైము ఇచ్చిండ్రు వాళ్ళు గూడా. నన్నేమడగకుండా. సో, ఆటోమేటిక్‌గా సిక్స్త్, సెవెంత్ వచ్చేసరికి, నేను కొంచెం పికప్ అయినా. ఆ! ఇక ఆ! ఆ టైము రావాలి. ప్రెషర్ పెట్టొద్దేమో పిల్లల మీదానన్
అలా ఏం జరగలేదు. ఆహా! ఓకే. ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. నిజమే నిజమే. మీరన్నట్టూ ఆహ్, హ్మ్. ఆహ్, అంటే కొంతమందేంటంటే అండి పిల్లలకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక ముద్రేస్తారు. "మొద్దు మొద్దు నీకేం రాదు, నీకేం చదవలేవు." అనేసి వాళ్ళు వాళ్ళది నమ్మేస్తారు. "నేను నిజంగానే మొద్దునేమో, నాకు రాదేమో" అనే దాంట్లో ఇంకా జీవితకాలం గడిపేస్తారు పాపం. అది ఎంత పెద్ద తప్పో తెలియడం లేదు. మీ అదృష్టవశాత్తు మీకలాంటి ప్రెషర్ ఏమి జరగలేదు చిన్నప్పుడు.
ఆ! ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. అవును. లేదండి. జరగలేదు లక్కీగా. హ్మ్. ఇంకొకటండి, మా అమ్మగారు చేసే ఒక మామూలు వంటయినా గూడా మాకు రుచిగా అనిపిచ్చేదండి. చేసేవ్ ఒక మామూలు పప్పుచారే అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆహ్, పప్పుచారు గాదు. సాంబారు జేస్తున్నాం. అన్నీ కాయగూరలేసేసి సాంబారు జేస్తున్నాం. అయినా గూడా అంత రుచుండదు. మా అమ్మగారు ఓన్లీ టమాటా మాత్రమే యేసి పప్పుచారు జేసేవాళ్ళు. ఆ! టమాటా, చింత పండు పులుసు వేరే కూరగాయలు కొనాలంటే కొంచెం ఖర్చు అన్నట్టే కదా! కొంచెం వాళ్ళు ఏదైనా గూడా చూసి, చూసే ఖర్చు పెట్టేవాళ్ళు. ఈరోజు సాంబారు జేసామంటే నెక్స్ట్ రోజు చికెను. అట్లా ఆహ్, చూసి బ్యాలెన్స్ చేసుకుంటూనే ఖర్చు పెట్టేవాళ్ళనమాట. అయితే ఆహ్, సాం మామూలు సాంబారయినా గూడా అసలు ఎంతో రుచిగుండేది. పక్కన ఆమ్లెటు అవసరం లేదు. బాయిల్డ్ ఎగ్ అవసరం లేదు. పక్కన ఫ్రైయ్యే అవసరం లేదు.
అవునండి. ఆహ్, మంచిగనే అయితే ఇప్పుడు మీరేమన్నా హుహు. హ్మ్. హ్మ్ కొన్ని చెప్పండి అలాంటివి? ఆహా! హ్మ్, హ్మ్. హ్మ్. అవును. కమ్మగా ఉండేది. కరెక్టే. అవును. హ్మ్. హుహు. హుహు. హుహు. ఏ ఎంతైనా ఆలు ఫ్రై అవసరం లేదు. అవును. అవును.
ఏది అవసరం లేదు. ఒక మా ఆహ్, ఆలుగడ్డ ఫ్రై చేసినా గూడా అందులో ఏముండదు పసుపు, ఉప్పు, కారమంతే. అయినా గూడా అంత రుచి. ఈరోజుల్లో ఎంత ఖర్చుపెట్టి, ఏం హ్మ్, కొంటున్నా గూడా ఆ రుచి రావట్లేదు.
అవును. హ్మ్. కతం. అవును.